ఓకే. మంచి టైమింగ్స్ అసలు 6-2 అంటే.
హ్మ్. ఈ 6-2 అంటే నాకు హాస్పిటల్ ఇంటికేంటంటే
అంటే ఏంటి? మార్నింగ్ 6 టు ఈవెనింగ్ ఆ! మధ్యాహ్నం టువా? అమ్మో! చాలా అంటే మిగతా అంతా ఫ్రీ టైమే అయితే.
ఆఫ్టర్నూన్ 2 హ్మ్. ఆ! మిగతాదంతా ఫ్రీ టైమే కాకపోతే ఏంటంటే <chuckles> 6-2 అంటే నాకు హాస్పిటలోచ్చి ఇంటికి కొంచెం ఒక 8,9 కిలోమీటర్స్ ఉంటుంది. నేను బస్సులో వెళ్ళేదాన్ని అప్పుడు ఆ! టైమ్‌లో. ఆహ్
అబ్బో! మంచి టైమ్. ఓకే. ఆహా! అంటే అదొక 20, 30 మినిట్స్ పడతది.
ఆ! అంటే మార్నింగ్ టైమ్ కదా! ఒక 20 మినిట్స్‌లో ఏళ్ళిపోయేదాన్నండి. అంటే అం ఎలా అంటే నేను 4:30, 4కి అట్లా లేసేదాన్ని, ఆహ్, ఇంకా ఆ! రెడీ అయ్యేదాన్ని. అప్పుడు కూడా అంటే అమ్మ వీళ్ళు ఉంటారు కదా మనకి బాక్స్ పెట్టి ఇవ్వడానికి పాపం పని వాళ్ళది నిజంగా. ఆ!
ఓకే. అవును. నిజమే. నిజమేనండి ఆళ్ళు మీరు 4:30. 6 అల్లా ఎళ్ళిపోవాలి అంటే ఆళ్ళు నిజంగా‌నే 4:30కి వాళ్ళు కూడా అన్నీ వండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిస్తేనే అవుతది.
హ్మ్. అం అంటే నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళను. ఓన్లీ బ్రేక్ఫాస్టె. ఆ! బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తాను. ఆహ్, అంటే మా మమ్మీ పాపం లంచ్ బాక్స్ కూడా అంటది గానీ నేను అయితే వద్దనే చెప్తాను. ఎందుకంటే టూకయిపోతది ఆల్మోస్ట్ 2:30, 2:40 కొస్తాను అప్పుడు తింటానులే హ్మ్. వద్దు అనే చెప్తాను, బట్ కొన్ని కొన్ని టైమ్స్‌లో మార్నింగే ఎట్లా చేస్తదంటే ఎగ్ రైస్, ఇట్లా అంటే కొంచెం ఆకలేయకుండా ఉండడానికి, లేకపోతే 2 పూట్ల తినడానికి.
స్నాక్స్ తిసుకుంటారు మరి బ్రేక్ఫాస్ట్ ఓకే. ఆ! అప్పుడది నచ్చలే. ఓకే. ఆహా! మరి ఆ! కొంచెం దండిగా ఉండడానికి అన్నట్టుగా చేస్తారు.
హ్మ్. స్ సో, ఇట్లా ఉండేదన్నమాట. అంటే వెళ్ళడం, మళ్ళీ రావడం. ఆహ్, వచ్చాక లంచ్ చేయడం. ఇంకా అక్కడి నుంచి నాకు పెద్ద చెప్పాలంటే ఇంట్లో నాకేప్పుడు ఏది చెప్పలేదు, బట్ అక్కడ కూడా ఎలా అంటే నేను మామూలుగా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు నాకు, మా నానమ్ముంటారు అమ్మమ్ముంటారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ప్రకారం నేను కొంచెం వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడం, ఇట్లా చేసేదాన్ని. అంటే ఇంట్లో పనైతే చేసేదాన్ని కాదు.
ఓకే. ఆహా! ఓహో! ఓకే. అవును. ఓకే. ఇంట్లో పని మీకు కొంచెం హెల్ తగ్గించారంతా మీ ఇంటోలందరూ కలిసి మీకు బర్డెన్.
హ్మ్. అవునవును. <chuckles> అదేలా అయిందంటే అలా కూడా ఉండకూడదేమో అని నాకు పెళ్ళి తరువాత తెలిసింది. ఆ! గా <chuckles> గారాబం ఉండకూడదు, ఏదోక పనయితే నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు వంట కూడా రాదన్నమాట పెళ్ళికి ముందు.
అయ్యయ్యో! ఇది ప్రాబ్లమ్.
ఇది ఆ! అది అసల అంటే 0 కూడా కాదు మైనస్ అని చెప్పుకోవచ్చు. అన్నం కూడా రాదు. <chuckles>
మైన మైనస్ ఇన్ఫినిటీ అంటారా?
ఏంటండి?
మైనస్ ఇన్ఫినిటీ అంటారా?
ఆ! అలాగే చెప్పుకోవచ్చసలు, ఛీ! నిజంగానే చెప్తే నవ్వుతారు, ఏ పప్పు ఏంటో కూడా తెలీదు పెళ్ళయ్యేదాకా.
అవునండి. అయ్య బాబోయ్! మరీ మరీ ఎక్కువండి గరాబం మీదైతే.